హ్మ్.
అంటే ప్ పోయి ఎవరికీ దొరకాపోతే అది వేరే విషయం. ఎవరి చేతిలో అయిన పడితే కూడా చా ఇబ్బందులనేవి ఊహించడమే కష్టంగా ఉంటుంది ఈ కాలానికి.
అవును. హ్మ్. అవును. అవునండి. అయితే ఇప్పుడు ఆహ్, ఎలాగంటే మనకి మన గోప్యతనేది మన చేతుల్లో లేకుండా అయిపోయింది. ఆహ్, ఆ! వేరే వాళ్ళ చేతిలో ఉన్నట్టు ప్రస్తుతం గూడా మనం ఒక ఫోన్ గాని ఏదోక మన టెక్నాలజీకి సంబంధించిన ఏదన్నా పరికరం వాడుతున్నప్పుడు దాంట్లో ఉన్న సమాచారం అయితే మనదే. గానీ అది వేరే వాళ్ళ చేతిలో ఉం ఉంటుందది నాకు తెలిసి పక్కా. ఇలాగా ఆహ్, మన దగ్గర మన ఫోటోస్ ఫ్యామిలీ ఫోటోసు వాటికి వాళ్ళ దగ్గర యాక్సెస్సు కావాలంటే వాళ్ళు ఫోన్‌కొక చిన్న లింక్ పంపించి గూడా జే ఇది జేసేసారు. ఫోన్‌ని గూడా హ్యాక్ జేసె హ్మ్.
ఆ! అంతే కదండీ! ఆ! హ్మ్. ఆ! అలా లింక్ పంపించి అదేదో మీకు బ్యాంకుకి ఇంత క్రెడిట్ అవుతుందని లింక్ పంపించి, ఆ తెలియని వాళ్ళు అది క్లిక్ చేసి, దాని వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ
అవును, అవును. హ్మ్. నేన్ నేను. నా సొంతంగా నేను పోగొట్టుకున్నానండి. ఒకసారి అలాగా.
ఆ! అవునా!
ఆ! 10000 అలాగ పోయాయి నాకు. అలాగ దాని తర్వాత
అంటే లింకూ లింక్ ద్వారాన అండి?
హ్మ్. లింకు ఒక లింకు ఎవరో ఆహ్, హ్మ్. నాకు తెలిసిన వాళ్ళే పంపించారేమో అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను లింక్‌ని.
అంటే మీ కాంటాక్ట్స్‌లో ఉందా? లేదా? అని చూడలేదనమాట మీరు?
ఆ! నేను కొంచెం వర్క్‌లో ఉన్నాను ఇలాగ వచ్చిందది. ఆ ఫోన్ ఫోన్‌లొవస్తున్నాయి నాకు. ఇలాగ ఆ! ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒ ఒ ఒస్తున్నట్టు మాట్లాడారు వాళ్ళు అవతల నుంచి. నా ఫ్రెండేమో అని నేను అనుకున్నాను. ఇలాగ లింక్ పంపించాను ఒకసారి చూడు. అది వీడియో అని చెప్పేసి. ఆహ్, చెప్పాడు నాకు ఫోన్ చేసి.
ఓహో! హ్మ్. హుహు. ఓహో! అంటే స్నేహితుడు పంపించాడంటే చూస్తాం కదా!
అవును. ఆహ్, ఆ నా స్నేహితుని గొంతులాగే అనిపించిందది. ఎలా అనిపించిందంటే ఆహ్, వాళ్ళకి మనదా మన కాంటాక్ట్స్ గూడా యాక్సెసుంటుంది వాళ్ళకి. మన నెంబరులు అవన్నీ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. వా అతను ఫోన్ చేసి ఏమంటాడు పలానా నా స్నేహితునిపేరు అంటున్నాడు. ఆహ్, నేను వీడే ఆహ్, అతనేనేమో నిజంగా వాడే కాల్ చేస్తాడేమో అని చెప్పేసి లింక్ ఓపెన్ చేశాను నేను. పంపిన లింక్.
హుహు. హ్మ్.

అవును.
ఆహ్, ఆ! మ వాషింగ్ మిషన్ మ న ఒకవేళ ఒక వారం రోజుల్లో ట్రబుల్ ఇచ్చినా కూడా అలాగే బట్టలు మనం ఉత్తుకోవచ్చు గానీ ఈ జనరేషన్ పిల్లలు ఎలా అయిపోయారంటే వాళ్ళకు ఇలాగ ఒ ఒక ఏమంటారు ఒక షర్ట్‌కిలాగా సోప్ రుద్దడం కూడా రాకుండా అయిపోయారు అలాగా. ఇలాగ దుష్పరిణామాలు కూడా ఉన్నాయి మనకు టెక్నాలజీ నుంచి. హ్మ్.
అవును, అవును. ఉన్నాయండి. అదే చూడండి ఒకవేళ ఇప్పుడు ఫోన్‌లోనే అందరూ అన్ని పనులు చేస్తున్నారంటే బ్యాంక్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్థికపరమైన ఏదైనా దాచుకునే సే మ్యూచువల్ ఫండ్స్ కానీ సేవింగ్స్ కానీ అన్నీ చేసుకుంటున్నారు. ఒకవేళ అంటే అన్నీ మనం అనుకున్నట్లు జరగకుండా ఎప్ ఎప్పుడైనా పొరపాటున ఫోన్ అనేది పోవడం అనేది జరిగితే ఎంత ఇబ్బంది గదండీ!
హ్మ్. అవును. హుహు. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అయితే ఇప్పుడు ఈ ఇలాంటి సందర్భాల్లో ఏమైతుందంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఆహ్, మనకి లక్షలు లక్షలు కూడా బ్యాంక్‌లో పెట్టుకుంటున్నారండి. ఆహ్, జనాలు బయట ఆహ్, బ్యాంక్‌లో పెట్టుకున్నవి ఎలా అయితుందది బ్యాంక్‌లో పెట్టుకున్న డబ్బులొకప్పుడు దొంగలు దొంగలించేవారంట. ఇప్పుడు <chuckles> ఇప్పుడెలాగైయిందంటే ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్క దగ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది దాంట్లో యూపీఐ యాప్స్ వేరే వేరే యూపీఐ యాప్స్ కూడా ఉంటాయి. దాని వల్ల వేరే ఆహ్, ఇలాగ హ్యాకర్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఉంటారు గదా! వాళ్ళకి సులువైపోయింది. ఆహ్, ఆ! మా డబ్బులు
అవునవును. అవును. ఆ! సులువైపోయింది. అంటే ఓటీపీలు దొంగిలించడం ద్వారా ఎ ఏ పనైన ఓటీపీ లేకుండా అవ్వట్లేదు. ఇప్పుడు అది కూడా మనకి సంబంధించిన మన కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన ఫోటోలు గానీ, డాక్యుమెంట్‌లు గానీ, ఆహ్, ఫ్యాన్ నంబర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన ఫో ఫోన్‌లో ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు ఎవరికేమి ఇవ్వాలో అన్నట్లుగా అన్నీ ఫోన్‌లో సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. అంటే, అంటే మన గోప్యతకు సంబంధించి ప్రైవసీకి సంబంధించినవి అన్నీ ఫోన్‌లో ఉంటాయి. అలాంటిది ఎవరి చేతిలో అయినా పడితే?
హ్మ్. హ్మ్. అలా ఓటిపిలు హుహు. అలాగా. హ్మ్. అవును. అవును. నిజమే. హ్మ్. అవును.

అబ్బా! హ్మ్.
హ్మ్. అంటే అలాగా ఆహ్, 1 జీబీ డాటా రూ. 200 కి దొరికే పరిస్థితి నుంచి మనకిప్పుడు చౌకగా ఎంత? రూ. 10 రూపాలు పెడితే ఓ 1 జీబీ డేటా ఒస్తుంది. అంటే ఆహ్, ఆ సౌలభ్యాలన్నీ మన దగ్గరున్నాయి ఇప్పుడు. అంటే
అవునవును.
తక్కువ ధరకు ఇంటర్నెట్ దొరకడం గానీ, లేకపోతే ఆహ్, ఈ పరికరాలనేవి మన దగ్గర అడ్వాన్స్‌డ్ అయిపోయాయి అన్నీ గూడా. ఆహ్, మనకిప్పుడు ఒక కాఫీ గావాలంటే కాఫీ మెషీన్‌లో పెట్టేస్తే, మనకు కాఫీ వచ్చేస్తుంది. హ్మ్.
అవునండి. అంతే కదా! కాఫీ కూడా మెషీన్‌లోకొచ్చేస్తుంది.
ఆ! మనకేదన్నా భోజనం మనము ఇన్‌స్టంట్‌గా ఇప్పుడు తినాలి, నాకు ఆకలవుతుందంటే, ఒక ఓవెన్‌లో బెడితే అది ఆహ్, చల్లగా ఉన్న ఆహారం వేడిగయిపోతుంది. లేకపోతే దాంట్లో
అసలు వంట కూడా అండి ఆహ్, మన దానికిను పెద్ద మెషీన్‌ ఒచ్చిందట ఇప్పుడు. అంటే మనం ఏవేమి వేయ్యాలో వేసేస్తే అదే చేసి పెట్టేస్తుంటా. అది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాగా.
హ్మ్. అవును. అవును. అవును. అంటే మనకిప్పుడు నేను చూసాను ఇది. అంటే ఆ మెషీన్‌లో మన మసాలా దినుసులు గాని లేకపోతే, ఆహ్, హ్మ్ కూరగాయలు అవన్నీ
హ్మ్. కూరలు గాని, అంటే తరిగిన కూరగాయ ముక్కలు గాని వేసేసి
హ్మ్. ఆ ఆ కూరగాయలు అవన్నీ దాంట్లో పెట్టేస్తే అదే చాప్ జేసుకొని, అంటే కట్ జేసుకొని ఆహ్, దానికి కావాల్సిన
ఓహ్! కట్ చేసుకోడం కూడా అదేనా?
హ్మ్. ఆద్ అదే కట్ జేసుకొని ఆహ్, మన దాంట్లో లిస్టుంటుంది గదా! ఆ వంటకం లిస్టును మనం ఆహ్, ఉన్న వంటకాన్ని సెలెక్ట్ జేస్తే అదే ఎంత పరిమాణంలో గావాలో, అదంతా మనం సెలెక్ట్ జేసుకుంటే, అది మెజర్‌మెంట్ కరెక్ట్ మెజర్‌మెంట్స్ తోటి కొలిచి ఆహ్, ఆ వంటకాన్ని ఇజ్జేస్తుంది అదే. మనం అసలు ఏం జేయాల్సిన అవసరమే లేదక్కడ. మొత్తం కంప్లీట్ అయిపోయాక
ఓహో! ఓహో! అది పు అది వరకు పూర్వకాలం వాళ్ళేమో ఇప్పుడు గ్రైండర్‌లు, మిక్సీలు ఆహ్, తర్వాతేమో హ్మ్ ఈ ఈ మైక్రో ఓవెన్‌లు ఇవన్నీ ఒచ్చేసినదానికే, ఇది చాలా సులువయిపోతుంది. పనులు అలా ఇలా అంటున్నారు. అలవాటు పడిపోతున్నారు జనాలు అని. ఒకవేళ మీరు చెప్పినలాంటివి కూడా అలవాటు పడి జనాలు, ఆ! ఆహ్, స సడెన్‌గా పని చేయడం మానేసి, అంటే ఆ టెక్నాలజీ అన్నది అప్పటికప్పుడు పని చేయనప్పుడు, అది దొరకట్లేదు మన చేతికి ఇప్పుడు, అది పని చేయలో ఒక కనీసం ఒక వారం రోలవుతుంది రిపేర్ అవ్వడానికి. అలాంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది? మరి అంతలా అలవాటు పడిపోయాక.
హ్మ్. హ్మ్. రుబ్బు రోళ్ళు హ్మ్. హ్మ్. అవునవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. జనాలు గూడా మనకి సగం ఇప్పుడు ఆహ్, టెక్నాలజీ మీదనే ఆధారపడి ఉన్నారండి. అంటే దాని మీదనే డిపెండయిపోయి ఉన్నారు. ఆహ్, ఇప్పుడు అంటే ఈ జనరేషన్ యే యందు ప్రస్తుతం నడుస్తునా జన్‌జీ ఏదో అంటున్నారు గదా! జనరేషన్ ఈజీ అని. ఆ జనరేషన్ వాళ్ళు పూర్తిగా మనకి టెక్నాలజీ మీదనే ఆధారపడడం జరుగుతుంది. ఎలాగంటే, చేసే ప్రతీ పని నుంచి
హ్మ్. హ్మ్.

హ్మ్. సడెన్‌గా చూస్తూ చూస్తూ ఉండగానే ఆఫ్ అయిపోయింది. అంటే దానికంటే ముందు నాకు ప్రాబ్లమ్ రాలేదు ఇలాగా సడెన్‌గా ఆఫ్ అవడ ఆఫ్ అవ్వడాలు అలాగా రాలేదు. ఆహ్, అలాగ ఆఫ్ అయిపోయింది. మరుసటి రోజు పోయి నేను మెకానిక్ షాప్‌లో చూపిస్తే. ఆహ్, ఏమంటారు. మ మదర్ బోర్డ్ పోయింది. దీనికి మార్చడానికి 8000 అవుతుదని చెప్పాడండి నాకు.
హుహు. హుహు. అబ్బా!
ఆ నాకు ఆ <chuckles> సందర్భంలో చాలా నవ్వొచ్చింది నాకు. ఆహ్, నేను ఫోను తీసుకున్నదే 12500కి
<chuckles> అదే అనబోతున్నా. దాని మదర్ బోర్డ్ కాస్టే ఎక్కువ ఉంటుందేమో కదా!
ఆ! అవును. నేను ఫోను తీసుకున్నదే 12500కి ఆ! మళ్ళీ పాతగా పాత పాతగా అయ్యి చెడిపోయిన ఫోన్‌కి మళ్ళీ 8000 ఎందుకు పెట్టాలి, నేను అన్నట్టు నాకు నవ్వొచ్చింది. ఇలా అయిందంటే, కానీ దాంట్లో మొత్తం డాటా దాంట్లో ఉండింది నాది. ఆ! ఫోటోస్ గాని లేకపోతే
అది. అయ్యో! అది బాకప్ చేసుకోవాలి కదా! మరి ఎలాగా?
ఆ! బాకప్ చేసుకున్నాను నేను, ఇంకో ఫోను తీసుకున్న తర్వాత నాకు బాకప్ అయ్యింది డేటా అంతా. కానీ అప్పు ఆ సందర్భంలో నాకు ఒక 2 రోజులు వాడడానికి 2 రోజులు తీసుకుంటాను నేను ఫోను అనంగా 2 రోజులు వాడడానికి ఫోను ఇబ్బంది అయింది నాకు. చాలా. ఏదో చిన్న కీప్యాడ్ ఫోన్ వాడేశాను ఆ 2 రోజులు కూడా.
ఓహో! ఆ 2 రోజులు అలాగా మేనేజ్ చేసుకొని, కొత్త ఫోను తీసుకున్నాక, అప్పుడు ఈ డేటా అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారన్నమాట. అది క్లౌడ్‌లో సేవ్ అయ్యి ఉంది కాబట్టి అంతా వెళ్ళిందంటారా?
హ్మ్. బానే తీసుకు ఆ! ఆ! డేటా అంతా హ్మ్. క్లౌడ్‌లో కో అంటే క్లౌడ్‌లో కూడా కొన్ని సేవ్ కాలేదు. ఎందుకంటే, నా ఏమంటారు ఈ మెయిల్ స్టోరేజ్ కూడా నాకు నిండిపోయింది. జీమెయిల్ స్టోరేజ్ గూడా ఆహ్, ఆ! కొన్ని కొన్ని కాలేదు. బాకప్ కాలేదు కొన్ని. హ్మ్.
ఓహో! అందువల్ల బాకప్ అవ్వలేదంటారా? అయ్యో! ఇలాంటివన్నీ కష్టంగానే ఉంటుంది కదా! చాలా ముఖ్యమైనవి పోగొట్టుకుంటే సమాచారం.
ఆ! చాలా కష్టం. అవును. అవును. అలాగే
మరి అలా కాకండా ఇంకెప్పుడైనా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారా మీరు? ఆ కానీ ఏమో ఆ! ఈ ఈ ఫోనులో చూద్దాం అనుకున్నారు. కానీ కుదరకండా అలాంటి సందర్భాలు ఏమైనా అయ్యాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! చాలా అయ్యాయండి అలాగా. ఒకసారి నేను హైదరాబాదు నుంచి తిరిగి వస్తున్నాను నేను. అంటే ఆహ్, మా ఊరు నుంచి వెళ్ళి హైదరాబాదు నుంచి తిరిగి వస్తున్నాను. ఏదో ఆహ్, ఆహ్, హైటెక్ సిటీ ఎక్కడికో వెళ్ళాను నేను. ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని. మ మార్నింగ్ వెళ్ళేటప్పుడు నాకు సిటీలో అంత అనుభవం లేదని చెప్పేసి, ఏరియాలో అంత అనుభవం లేదని చెప్పేసి మ్యాప్ పెట్టుకొని వెళ్ళాను. మార్నింగ్ ఎళ్ళేటప్పుడు బాగానే తీసుకెళ్లింది నను. ఆహ్, నేను అలాగే ఆహ్, రాత్రి ఏడవుతుంది. నేను మళ్ళీ తిరిగి ప్రయాణం చేసినప్పుడు.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్.